అయితే అండి మనం చూశామంటే మనకి మన చుట్టుపక్కల లేకపోతే వ్ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి చాలామంది స్నేహితులుంటారన్నమాట. మనకు గూడా తెలిసినవాళ్ళు చాలామంది ఉంటారు. స్నేహితులు చాలామంది ఉంటారు. అంటే మన స్కూల్‌లో పరిచయమైన వాళ్ళు కొంతమంది, మన కాలేజ్‌లో పరిచయమైనన వాళ్ళు కొంతమంది, మన ఇంటి దగ్గర ఉంటున్నవాళ్ళు కొంతమంది, కొంతమంది ఎలాగంటే అండి ఆన్‍లైన్ గేమ్స్ ద్వారా, ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్స్ ఆన్‍లైన్‌లో పరిచయమైన వాళ్ళు కానివ్వండి, అంటే ఆహ్, ఎలాగంటే అండి మనకిప్పుడు కాలేజ్‌లో కలిసినవాళ్ళు వాళ్ళు వీళ్ళు మనల్ని అంటే ఒక వాస్తవ బంధాలుగా చేసుకోవచ్చన్నమాట. అంటే మన రియల్ లైఫ్‍లో ఆహ్, వాళ్ళతోని బాండ్ ఏర్పరుచుకోవచ్చు. కానీ ఆన్‍లైన్ వాళ్ళని కలిసామంటే కొంచెం ఆలోచిస్తం. ఎలాగా ఒక వాస్తవ బంధాన్ని మార్గ మార్చుకోవచ్చని. అయితే మీ జీవితంలో ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఆన్‍లైన్‍లో పరిచయం చేసుకున్నరా? వాళ్ళని వాస్తవ బంధంగా ఎలాగా మార్చుకున్నరు అనేది ఏమన్నా కథ చెప్తారా అండి?
అవును. హ్మ్. హుహు. అవును. కరెక్ట్. చెప్తా ఆల్రెడీ జరిగిందే. ఏంటి అంటే జనరల్‌గా నాకే ఒకానొక స్టేజ్‌లో బాగా బోర్ కొట్టేసి లేదా నేనే ఒంటరిగా ఫీల్ అయ్యి స్ట్రేంజర్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశా అన్నమాట. సో
హుహు. ఓకె. హుహు. ఓకె. అంటే ఎట్లా మాట్లాడారండి? ఎట్లా ప్లాట్‌ఫామ్స్‌లో ఎట్లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మాట్లాడారు?
లైక్ ఇన్‌స్టాగ్రామ్ అనుకో.
ఓకే. హ్మ్.
సో ఇంకా అర అంటే నేనే స్ట్రేంజర్స్‌తో మాట్లాడాలి అన్నట్టు అనుకుంటా. అంటే అంతకుముందు వరకు నాకేమన్నా మెసేజెస్ వచ్చినా నేను పెద్ద యాక్సెప్ట్ చేయను. రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఇంకా ఒకానొక స్టేజ్‍లో నేనే మాట్లాడదాం స్ట్రేంజర్స్‌తో అంతా ఓకే అనుకుంటే నార్మల్‍గా ఎంతలో ఉండాలో అంతలో. ఆ రేంజ్‌లో మాట్లాడదాం అన్నట్టు నేను యాక్సెప్ట్ జేస్తున్నా. కొంతమంది బాగానే మాట్లాడారు కొంతమంది సరిగ్గా మాట్లాడడంల. అలాంటి వాళ్ళని బ్లాక్ అనే ఆప్షన్ మాకోసం ఇచ్చాడు కాబట్టి వాడా. <chuckles>
హుహు. ఓకే. హ్మ్. హుహు. <laughs> అంటే పాపం వాళ్ళు మీతోని కరెక్ట్‌గా ఆహ్, ఆహ్, సక్కగ అంటే క మాట్లాడకపోతే మీరు బ్లాక్ జేసెసేవాళ్ళనమాట.
లేదు ఫస్ట్ నేను చెప్తా మంచిగా. ఏయ్, ఈ విధంగా వద్దు నువ్వు మంచిగా మాట్లాడితే నాకే ఇష్యూస్ లేవు అన్నట్టు. అవతల వాళ్ళు విన్నారా ఓకే నాకు మాట్లాడడానికి ఏ ఇష్యూ లేదు. వినలేదా ఓపికున్నంత వరకు చెప్తా అయినా వినలేదా బ్లాక్ చేస్తా అదనామాట. హ్మ్.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! అంటే మీరు అంటే ఉంటే మంచిగా ఉంటా‌రు లేదంటే డైరెక్ట్ బ్లాక్ అన్నట్టు కటాకట్టిగా చెప్పేసారండి. అద్భుతం అట్లానే ఉండాలండి.
ఆ! వాళ్ళకి ఏదన్నా స్ట్రెయిట్‌గానే చెప్తా అనమాట ఏది. అది రియల్‌లో అయినా ఆన్‍లైన్ అయినా స్ట్రెయిట్‌గానే ఉంటా.
<chuckles> నిజంగా నిజంగా. అయితే మీ జీవితంలో నార్మల్‍గా ఆన్‍లైన్ పరిచయాలు అంటే మీ రోజువారీ జీవితంలో ఎంత ముఖ్యంగా మారాయనుకుంటున్నారంటే అలాగా ఆన్‍లైన్‍లో పరిచయాలు పెంచుకునే కొద్దీ.
హ్మ్. యాహ్! నేను చెప్పాను కదా! ఒకానొక స్టేజ్‌లో నేను ఒంటరిగా ఫీల్ అయ్యా అని. సో, అలాంటప్పుడు ఒకడు పరిచయం అయ్యాడన్నమాట. <sniffs> ఆహ్, బానే ఉండేది. అంటే, హాయ్ అని, హాయ్, తిన్నావా? తిన్నావా? ఈ రేంజ్‌లో ఉండేది. స్టార్టింగ్ వాయిస్ కాల్ అన్నట్టు అడిగారన్నమాట. అంటే డౌట్ పడ్డాడు నేను అమ్మాయా? కాదా? అన్నట్టు. నాకి వాయిస్ కాల్‌కి ఏం ప్రాబ్లమ్ లేదన్నమాట. కాకపోతే ఆహ్, నేను వాయిస్ కాల్ చేసేంత ప్రైవసీ లేకుండే అప్పట్లో. నేను ఏం చెప్పా అంటే
హ్మ్. ఓకే. హుహు. ఓకే. <chuckles> హుహు. హ్మ్. ఓకే. అంటే ఇంట్లో ప పేరెంట్స్ ఉన్నారు. అలా ఉండొచ్చు అనుకుంటా అండి.
ఆ! ఇంక నేనుండి, "లేదు నేను ఒక టైమ్‌లో చేస్తా" అన్నట్టు చెప్పాను. కాకపోతే అదే టైమ్ లో అతను ఫ్రీ ఉన్నారంట. అప్పుడు నేనేం చెప్పా అంటే "సరే! నువ్వు చెయ్యి కాల్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా నువ్వు మాట్లాడుతూ ఉండు. నువ్వు మాట్లాడిన దానికి నేను చాట్‍లో రిప్లై ఇస్తా. కానీ పక్కా ఈరోజు ఈవినింగ్" లే ఉ షెడ్యూల్ అనేది ఇచ్చా అన్నమాట. ఆ టైమ్‌లో నేను పక్కా చేస్తా అన్నట్టు. ఓకే అన్నారు. ఆహ్, ఫోన్ చేశారు, మాట్లాడాను. ఫస్ట్ కన్వర్జేషన్ ఏంటి అంటే అతని హెల్త్ బాలేదంట. <chuckles> అప్పుడు వాయిస్ విన్నాను. నేనుండి ఆహ్, అడిగా అతని ప్రొఫెషన్ ఇవన్నీ, అడిగితే అతను డాక్టర్ అంట. ఓకే, అనుకున్నా. హ్మ్, "నువ్వు డాక్టర్ కదా? మరి నీకే బాలేకుంటే పేషెంట్లకి ఏం చేస్తావు?" అనే లెక్కలో అడిగానన్నమాట. అంటే "మాకు కూడా ఇలా వస్తాయి రోగాలు" అన్నట్టు చెప్పాడు అతను.
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! ఆ! హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హా! <giggles> అయ్యయ్యో! ఆ! ఒకే. అంటే మీరు చెప్పిన విధానం ఎట్లుంటే ఎట్లుందంటే అండి అంటే టైర్ పంక్చర్ చేసి పంక్చర్ చేసే వాడి బండే టైర్ పంక్చర్ అయిపోయినట్టు చెప్పారన్నమాట మీరు.
హ్మ్. <giggles> ఆహ్, సొ దాని తర్వాత, ఆహ్, మరి ఏమన్నా "బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలా?" అన్నట్టు అన్నాడన్నమాట. "మరి చేపించుకో. ఎందుకు లేట్?" అంటే లేదు "హాస్పిటల్‌కి ఎళ్ళాలి అంటే నువ్వు ఎలాగో డాక్టర్ అంటున్నావు కదా! హాస్పిటల్‌లో ఎవరినో ఒకరిని ఇంటికే పిలిపించుకో. నీకు ఎలాగో అదే <smacks lips> ఎనర్జీ లేదు అంటున్నావు కదా! వాళ్ళు సాంపిల్ తీసుకొని వెళ్తారు. నీకు కావాలంటే వాట్సాప్ పెడతారు రిపోర్ట్స్" అనంటే ఆ! అలాగే అన్నాడు. కానీ మరి ఏం చేయించుకోలేదంట నెక్స్ట్ కాల్‌లో తెలిసిన విషయం. సో, అలా అలా ర్యాండమ్‌గా మాట్లాడామన్నమాట. అతనికి నా వాయిస్ వినాలన్న క్యూరియాసిటీ ఏదో ఉందంట. వినిపిస్తాను
హ్మ్. ఓకే. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. అయితే ఓకే. అయితే మొత్తానికైతే మీరు అంటే లైఫ్‌లో మీర్ మీకు జరిగే సంఘటనలు కావి కానివ్వండి, ఆహ్, మీ హెల్త్ గురించి, ఫుడ్ గురించి అంతా బాగా షేర్ చేసుకున్నారన్నమాట మొత్తానికి.
హ్మ్. ఆ! హ్మ్. ఇంక తట్టుకో ఇంగా దండిగుంది రామాయణం. <laughs> ఇంక దాని తర్వాత నేను మాట్లాడా. అదే నేనేదైతే కుదుర్చుకున్నానో టైము, అప్పుడు మాట్లాడా అనమాట. బానే జరిగింది కాన్వర్జేషన్ అంతా. సో అలా, అలా రోజు మేమొక టైమ్ పెట్టుకునేవాళ్ళం మాట. ఈవినింగ్ టైమ్‌లో మాట్లాడాలి అన్నట్టు. సో అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ అతను ఇంట్రోవర్ట్‌గా అనిపిచ్చాడు నాకెందుకో. నేనేమో ఎక్స్‌ట్రోవర్ట్. బాగా వాగుతూనే ఉన్నా. అది ఇది అని మాట్లాడుతూనే ఉన్నా. దాని తర్వాత ఆహ్, నేను బాగా కంఫర్టబుల్‌గా ఇచ్చాను అతనికి. సో అప్పుడు అతను కూడా కొంచెం బాగా కంఫర్టబుల్‍గా ఫీలయి నాతో కూడా మంచిగా జోవియల్‌గా ఉండడం స్టార్ట్ జేస్తాడనమాట. "ఆ ఏంటిది నువ్వేనా? ఇలా మారిపోయావు ఏంటి? సైలెంట్‌గా ఉండేవాడివి. ఇన్ని మాట్లాడుతున్నావు" అంటే "నీ దయ అంతా. నీ వల్ల మారిపోయా" అన్నట్టు చెప్పాడనమాట.
<laughs> ఓకే, ఓకే. హ్మ్. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకేకే. అవునండి. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> హుహు. ఓకే. ఆ! అండి.
ఆ! అంతా బానే ఉంది. ఇ ఆహ్, అలా, అలా సాగుతూ ఉన్నప్పుడు <smacks lips> కొంచెం ఆ క్యూరియాసిటినో లేకపోతే, ఒకానొక టైమ్‌లో నాకు ఇష్టం ఏర్పడింది అతని మీద.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అద్భుతం. హ్మ్. ఇక నుంచి మంచీ స్టోరీ మొ మొదలైందండి చెప్పాలంటే. ఓకే. కంటిన్యు జెయ్యండి. హ్మ్.
<chuckles> <chuckles> సో ఇష్టం మొదలైంది. నేను ఒక 2 రోజులు డిస్టర్బ్ అయ్యానమాట. ఎలా ఉండేదంటే ఆ ఫీలింగ్ అంతా ఆహ్, ఎంత సేపున్నా నాకతనితో మాట్లాడాలనిపిచ్చడం. ఆహ్, అంతవరకు మేము ఒకరినొకరు చూసుకోలేదనమాట. సో అతన్ని చూడక ముందే నాకతను నచ్చేశాడు. ఆ!
హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. ఆ! హుహు. హుహు. అంటే వీడియో కాల్స్ కూడా చేయలిస్ చేస్కోలేదా అండి?
వీడియో కాల్ నో వే. <chuckles> ఓన్లీ చాట్ అండ్ ఆడియో కాల్‌కే నేను పర్మిషన్ ఇచ్చా. నా ఫోటో అడిగాడు. నేను నో అన్నాను. అతని ఫోటో నేనడిగా అనమాట. అడిగితే అతను ఒక టైమ్ బెట్టాడు. అప్పటి వరకు నేను బెట్టనన్నట్టు. ఆ మంచిదిలే అనుకున్నా నేను. కానీ ఆ టాపిక్ ఏం రాకముందు నేను ఇష్టపడ్డా అతని. ఇష్టం అంటే మరీ ఏదో లవ్ అన్నట్టు ఏం గాదు గానీ జస్ట్ ఇష్టం ఉండే అంతే. నేను చెప్ హ్మ్. ఇంకా ఇబ్బంది పడ్డా అనమాట. ఆహ్, "నీతో ఒక విషయం చెప్పాలి" అని అంటాను. చెప్పను. మళ్ళీ "చెప్పాలి" అంటాను. చెప్పను. ఇలా ఓ రెండు మూడు రోజులు ఆ! నేనే. <chuckles> అర్ ఆ 2,3 రోజులు అయిపోయింది. దాని తర్వాత ఏంటి చప్ ఇంగ నేను గూడా ఫిక్స్ అయ్యా అనమాట. ఇలా నాలో నేను మదన పడను. నేను డిస్టర్బ్ అవ్వను. నా ఇద్ వేరే పనులకి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు, ఇంక చెప్పేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యి చెప్పేశా అనమాట. "ఆ! చెప్పు" అన్నాడు. "ఏం లేదు నాకు లాస్ట్ 3 డేస్ నుంచి నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు." ఆహ్
ఓకే. ఓకేకే. హ్మ్. హుహు. హుహు. హుహు. <chuckles> ఓకే. హుహు. అంటే మనిషి అంటే ఇష్టం పెరిగింది. హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే. హుహు. మీరా? ఓకే. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్.
"ఎప్పుడు నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. ఆహ్, నీతోనే ఉండాలనిపిస్తుంది. ఇలా థాట్స్ వస్తున్నాయి. నేను నన్ను నేనే క్వషన్ వేసుకున్నా ఇదేమన్నా లవ్వా అంటే నాకు వచ్చిన ఆన్సర్ నో అనే వచ్చింది. కానీ లైక్ అయితే ఉంది" అన్నట్టు చెప్పా అనమాట. అప్పుడు అతను రివర్స్‌లో ఏమన్నాడంటే, ఆహ్, "నీకిలా ఏమన్నా అనిపిచ్చిందా" అంటే, "నాకిప్పుడు కాదు స్టార్టింగ్‍లోనే అనిపిచ్చింది" అని అన్నాడనమాట. నా ఫేస్ 1000 వాల్ట్స్ వెలిగినట్టు ఎలిగిపోయింది అప్పుడు. <chuckles>
ఓకే. హ్మ్. హుహు. హుహు. ఓకే ఆ! అండి. హుహు. హ్మ్. ఓకే. ఓకే. అతను ఓకే. <laughs> అంటే, అంటే ఒక పరిచయం లేని వ్యక్తి. అసల ఆయన మొఖమే చూడలేదు. అతన్ని పరిచయం అంటే కలవనే కలవలేదు. అట్లాంటిది ఒక్ ఆ అతను ఒక మాట చెప్పగానే, మీకు చాలా బా అనిపిచ్చింది. అంటే నిజంగా మానవ సహజ స్వభావం అండి అది చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. యాహ్! ఆ కానీ యాక్చువల్‌గా లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటి తెలుసా మేము పెళ్లి చేసుకున్నాము. మాకు ఓ ట్విన్స్ కూడా ఉన్నారు.
ఓకే. తర్వాత ఏం జరిగింది? ఏవండీ ఇది చెప్తున్నాను గదా! ఆహ్, బహుశా అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? కంటే చాలా, చాలా, చాలా పెద్ద, పెద్ద, పెద్ద ట్విస్ట్ అండి చెప్పాలంటే. అంటే, అంటే ఏం జరిగిందండి. అంటే మీరు ఆహ్, ఫోటోలు పంపించుకోడానికి కూడా కష్టమైపోయింది. ఫోన్ మాట్లాడాలన్నా కష్టమైపోయింది. అట్లాంటిది ఏం జరిగింది. అంటే ఏం మాయ చేశారు. అతనేం మాయ జేశారు మీ జీవితంలో ఎలాగ మొత్తము?
ఆ! <chuckles> యహ్! హ్మ్. హ్మ్. హ్మ్. యహ్! హ్మ్. హ్మ్. ఎలా జరిగిందంటే చెప్పాను గదా! సో అలా ఓపెన్ అప్ అయిపోయాక అతనే చెప్పాడనమాట. నీకు ఇప్పుడే అనిపిచ్చింది. నాకు స్టార్టింగ్‌లోనే అనిపిచ్చింది అంటే మరి ఎందుకు చెప్పలేదు అన్నట్టు అన్నానమాట. అప్పుడు నేను చెప్పా అనుకో నువ్వు ఈ ఉన్న కాస్త ఫ్రెండ్‌షిప్ కూడా పోతుందేమో అన్న ఉద్దేశ్యంతో చెప్పలేదు అంటే. నిజంగానే చెప్పకుండా మంచి పని జేసావు. అంటే అప్పుడు నాగూడా అంత లేదనమాట. క్యాజువల్‌గా మాట్లాడుతుంటే నిజంగా చెప్పుంటే కట్ చేసేదాన్నేమో! మంచి పనే చేసావులే అన్నట్టు అనుకున్నా. ఇంక దాని తర్వాత అంతా లేట్ నైట్ కాల్సు, మిడ్ నైట్ కాల్సు. అంటే కాల్‌లో అంతా సోదే ఉంటాదనమాట. ఏం ఉండదు. ఈరోజు ఎలాగ నాకు ఒక్క మాట అతను ఏం ఎలా గడిచింది ఈరోజు అని అడిగితే చాలు. మార్నింగ్ లేచినప్పటి నుంచి అతనితో ప్రెజెంట్ మాట్లాడే వరకు చెప్తూనే ఉంటా అనమాట. నేను అడిగేదాన్ని అతన్ని ఎప్పుడు నావే అడుగుతావు నీవి జెప్పు అసలు విశేషాలు అన్నప్పుడు నావేమి లేవు చెప్పడానికి అని అన్నాడంట. యాక్చువల్‌గా అతనికి వాళ్ళ అమ్మ నాన్న లేరు చనిపోయారనమాట.
హ్మ్. హ్మ్. ఉహూ. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. అద్భుతం. అవునవును. హ్మ్. హ్మ్. ఓకేకేకే. హా! హ్మ్. అయ్యయ్యో! ఆహా!
హ్మ్. నే అడిగా మరి చనిపోయారు కదా! నీ ఎడ్యుకేషను ఇప్పుడు డాక్టర్ అంటున్నావు ఎలా ఇవన్నీ అయ్యాయి అంటే. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, పిన్ని వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ నేను చదువుకున్నాను అన్నట్టు చెప్పాడంతా. హ్మ్.
హ్మ్. ఓకేకేకే. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే తల్లి మీరే, తండ్రి మీరే అనమాట ఆతనకి.
మొత్తం నేనే.
అంతే అండి. అద్భుతం, అద్భుతం నిజంగా. హ్మ్.
యాహ్! సో ఇంక ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. మేమెప్పుడూ ఇలా ఆహ్, కాల్‌లో ఒకరి ఫేస్ ఒకరు చూసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఆహ్, అతను అడిగినా నేను నో అనే అన్నాను. అండ్ నేను చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే ఆహ్, మనం డైరెక్ట్‌గా మీట్ అవుదాము అన్నట్టు అనుకున్నాం అనమాట. సో
ఉహూ. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఇది మంచి ఐడియానే అండి చెప్పాలంటే. హ్మ్.
ఆ! సో డైరెక్ట్‌గా మీట్ అవ్ అయ్యాము. ఇంక ఇద్దరికీ అదే లవ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇద్దరికి ఒకరికొకరు నచ్చాము. అండ్ ఇంక మా ఇంట్లో మ్యాచెస్ చూస్తూ ఉన్నప్పుడు నేను చెప్పా అనమాట ఇలా. ఇలా ఒక అబ్బాయిని నేను లవ్ చేశా అంటే యే మేము ఇంకోటి కూడా ఒక రూల్ పెట్టుకున్నామనమాట. లవ్ చేస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకోవాలి. లేదంటే లేదన్నట్టు మేము చాలా ఇద్దరం మొండిగానే ఉన్నామనమాట. సో ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్తే ఫస్ట్ వాళ్ళు సీరియస్ అయ్యారు. నేను ఉండి చెప్పా అనమాట. సీ నాకు ఆ అబ్బాయి నచ్చాడు. మీరు ఫస్ట్ మాట్లాడండి వాడితో. ఆహ్, ఏ అప్పుడు మాట్లాడినా కూడా ఏదన్నా నచ్చలేదంటే నాకు ఫలానా నచ్చలేదని చెప్పండి. అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఏం మాట్లాడకుండా నచ్చలేదు. మేము చెయ్యము అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నది లవ్‌కి అన్నట్టు నేను రకరకాలుగా చెప్పాను. అండ్ పరిచయం చేశా అనమాట. పరిచయం చేశాక నేను యాక్చువల్‌గా వీళ్ళింగా టైం తీసుకుంటారేమో ఒప్పుకోడానికి అని అనుకున్నా. కానీ అతనితో మాట్లాడాక వెంటనే ఒప్పేసుకున్నారబ్బా! హ్మ్.
ఉహూ. ఓకే. అద్భుతం. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఉహూ. హ్మ్. హ్మ్. ఓకేకే. ఆయ్! ఓకేకేకే. హ్మ్. హుహు. అంటే మీ తల్లిదండ్రులు ఒప్పేసుకున్నారు మొత్తానికైతే.
యస్. ఒప్పుకున్నారు.
అద్భుతమండి. అంటే డెస్టినేషన్ డెస్టినీ అని అంటారు గదండీ దేవుడు ప్లాన్ గాడ్స్ ప్లాన్ అంటారు గదా! చాలా చక్కగా అమలు జేశారనమాట మీరు తెలిసో తెలియకో. హ్మ్.
హ్మ్. యాహ్! యాక్చువల్‌గా తెలుసా! ఆ! అతను ఉండేదేమో ఢిల్లీలో ఉంటాడు. నేనేమో ఏపీలో ఉంటా. అనుకోకుండా అలా ఆన్‍లైన్‍‌లో పరిచయమై. అది ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ అయ్యి మళ్ళీ కొంచెం ముదిరి లవ్ అయ్యి, లవ్ తర్వాత పెళ్లి దగ్గరికి దారి దీసుకొని వెళ్ళిందనమాట. దాని తర్వాత మళ్ళీ కిడ్సు నిజంగా చాలా మంచిగా వి ఈ బంధమనేది ఏర్పడింది. ఆ ఆన్‍లైన్ ద్వారా అయితే.
హ్మ్. హ్మ్. ఓకే. <laughs> నిజంగా. హ్మ్. ఓకేకే. ఆహా! అయితే అండి మొత్తానికైతే ఆన్‍లైన్‍లో పరిచయం అయ్యారు. ఇప్పుడు పెళ్లి జేసుకున్నారు. నాకు చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు మొత్తానికైతే అంతా బావుంది. కానీ ఆహ్, అంటే అంటే ఆన్‍లైన్‍లో పరిచయమై పెళ్లి అంటే పెళ్లి అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరండి జెప్పాలంటే. చాలా అద్భుతమైన విషయం అనమాట ఇది. అయితే ఇప్పుడు మీరు మొత్తానికి కలుసుకున్నారు ఆన్‍లైన్‍లో బాగా లేట్ నైట్ కాల్స్ అని, ముచ్చట్లని చాలా బాగా జేసేవారు అంతా ఓకే. కానీ ఏదో ఒకానొక సమయంలో ఖచ్చితంగా చిన్న, చిన్న గొడవలు లాంటివి వచ్చే ఉంటదండి. అది మీరు ఎలాగా దిగమింగుకున్నారు?
హ్మ్. ఆ! ట్విస్ట్ ఎక్కడుంది? హ్మ్. హ్మ్. మేము ఉంది. అంటే మా దాంట్లో మరి ఎక్కువ ఏంలేదు. మా దాంట్లో గూడా గొడవలు బ్లాకులు, అన్‌బ్లాక్‍లు అన్నీ జరిగినాయనమాట. మేము లవ్ చేసుకునే స్టేజ్‌లో అనమాట. నేనైతే ఒకే రకంగా అడిగేసేదాన్ని. వాడు డాక్టర‌ని తెలుసు నాకి. ఆహ్, ఒక్కోసారి మెసేజే చేయడనమాట. నేనేమో వాడికో ఆహ్, మెసేజ్ కోసం అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ కొద్దిసేపు ఏదో హాయ్! అని పెడతాడు తిన్నావా? అని పెడతాడు నేను అప్పుడు పెడతా అనమాట ఇంత పెద్ద 24 అవర్స్ ఉంటాయి కదా! 24 అవర్స్‌లో నాకు అస్సలు ఒక 5 నిమిషాలు ఇవ్వలేవా? అన్నట్టు. నాకు వాల్యూ ఇవ్వట్లేదు, టైమ్ ఇవ్వట్లేదని నేను గొడవ పడడం. సీ నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు కొన్ని విషయాల్లో ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదని మళ్ళ వాడనమాట. సో ఇలా చిన్ని, చిన్ని గిల్లి గజ్జాలు ఉన్నాయి. ఎక్కువ నేను అల్లరి చేశా వాడి దగ్గర ఎలా అంటే, <sniffs> నేనంటే ఏంటి అనేది పూర్తిగా చూపించేసానమాట.
హ్మ్. ఆహా! అయ్యయ్యో! హ్మ్, హ్మ్. హ్మ్. అవునండి. అయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> అయ్యయ్యో! అయ్యయ్యయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి, అవునండి. <laughs> ఆ! హ్మ్, హ్మ్. ఆ! అది, అది నేను అదే చెప్దాం అనుకున్నామండి. అంటే మనమంటే ఇష్టమున్న అంటే మనకి ఎవరన్నా ఇష్టమైతే వాళ్ళ దగ్గర మన పూర్తి ఇమేజ్ అనేది చూపిస్తే అది వాళ్ళు తిరిగి మనల్ని ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళు మన జీవితంలో ఉంటారని, మీ ఉదాహరణ ద్వారా మీరే చెప్పారండి చెప్పాలంటే. అయితే హ్మ్. చెప్పండి.
హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఎక్కువ అల్లరి చేశా అని చెప్పాను కదా! అంటే ఇంట్లో జరిగే విషయాలు అన్నీ చెప్పేదాన్ని అనమాట. ఇలా ఆహ్, నాకు సిబ్లింగ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను గొడవ పడేదాన్ని, వాళ్ళు చూడు ఇలా చేశారో అన్నట్టు అండ్ ఇంకోసారి ఎప్పుడైనా మా అమ్మ తిట్టినప్పుడు ఆహ్, అడుగుతాడనమాట ఏమి ఎలావున్నావు అంటే ఏం బాలే నేను డల్‌గా ఉన్నా అంటే, ఏమైంది చెప్పు అంటే, ఇలా మా అమ్మ తిట్టింది అంటే, అవునా? ఒకసారి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడుతా ఈ రేంజ్‌లో అనేవాడనమాట. నాకుంటుంది అంటే ఇంకా అప్పుడు రివీల్ చేయని టైమ్‌లో నాకు ఉంటుంది ఇంగా ఆ సీ పూజ చేస్తారు నాకీ అందర లెక్కలా చెప్పేదాన్ని. మంచి మెమరీస్ అవన్నీ చెప్పాలంటే.
హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. <laughs> ఓకే. హ్మ్. హ్మ్, హ్మ్. అవునవునవునులెండి. హ్మ్. అవునండి. అంటే ఇది దాదాపు జరిగేన్ని సంవత్సరాలు అయితుందండి ఇదంతా?
జస్ట్. అంటే, ఈ లవ్వనేది ఏమి లేదన్నా ఒక 2 ఇయర్స్ లవ్ చేసుకున్నాము. లాస్టియరే పెళ్ళయిందనమాట. అంటే, లాస్టియరంటే, మాకీ పెళ్ళైన 3 మంత్స్‌కి నేను ప్రెగ్నెంట్. దాని తర్వాత ట్విన్స్ పుట్టారు. ఇప్పుడు వాళ్ళకేం లేదన్నా ఆహ్, ఒక టూ త్రీ మంత్సలా ఉంటారు, అంత బేబీస్.
ఓకే. ఓకె. ఓకె. హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. చాలా, చాలా అంటే, ఆహ్, అంటే, ఎలాగంటే అండీ, ఇదొక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన కథండి. అంటే, ఈ జనరేషన్ ముఖ్యంగా, ఈ తరం పిల్లలు. ఎందుకు అనంటే, చిన్న చిన్న ఆటంకాలొచ్చినా, చిన్న చిన్న ఇష్యూసొచ్చినా, చిన్న చిన్న సమస్యలొచ్చినా, అదెలాగంటే, వాళ్ళు ఇంక విడిపోదాము, ఇంక మనం మాట్లాడకూడదు అని చెప్పి, అంటే చాలా బ్యాడ్ డిసిషన్స్‌కొస్తూ ఉన్నారనమాట. అంటే ఆహ్, అంటే, ఇప్పుడూ ఆన్‌లై‌న్‌లో పరిచయం చేసుకొని, వాళ్ళా అంటే, ఆ బంధమనేది వాస్తవ బంధముగా మారాలంటే, మీరిచ్చ ఇవ్వాల్సిన సలహా ఏంటండి ఒక మాటలో?
యస్. అవును. కరక్ట్. మెయిను చాలామంది మాటలొకటే చెప్తారనమాట. అంటే, నువ్వంటే నాకిష్టము, నీ కోసం ప్రాణాలైనా ఇస్తా, అన్నీ మాటలే చెప్తారు. మాటలకి పడకండి. వాళ్ళ యాక్షన్స్‌కి పడండి అంట. అంటే, వాళ్ళేదైతే మాటల్లో చెప్తారో, చేష్టల్లో కూడా అదే ఉండాలి. అవి రెండు కరెక్ట్‌గా మ్యాచయితే, వాడు మంచివాడు గ్రీన్ టిక్కియ్యచ్చు. ఏకంగా పెళ్లి కూడా చేసుకోవచ్చనమాట.
హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. ఓకేకే. ఓకేకే. ఓకేకే. చాలా చాలా అద్భుతమండి. అంటే, మీ జీవితంలో, ఆన్‍లైన్‍లో ఒకా అజ్ఞాత వ్యక్తి పరిచయమయ్యి, ఏదో సరదాగా మీరు బోరు గొడితే పరిచయం చేసుకున్నారు. అట్లాంటి వ్యక్తి మీ ఇప్పుడు మీ జీవిత భాగస్వామ్యమయ్యి. మీకు చక్కగా పెళ్లి గూడయింది. చక్కగా ట్విన్స్ గూడా పుట్టారు. చాలా సంతోషంగుందండి మీ కథ విని. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. యస్. ఆ! ధన్యవాదాలు.